అలాంటిది అయితే ఏమీ లేదండి. ఒక్కోసారి సడన్ లేసిన వెంటనే ఇలాగ ఆహ్, మే మేమున్నాం గదా! బాత్‌రూమ్‌కెళ్ళడం అన్నది, ఇదని, ఎక్కువగా నేను కొన్నిసార్లు ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే మనం ఎళ్తాం సడన్‌గా మనం చూసుకోకుండా ఒకసారి తలుపును గుద్దేస్తానండి నేను. ఆహ్, ఎందుకంటే డోర్ తీసుందన్న భ్రమలో ఎళ్ళిపోతానండి. డోర్ తీసుకోవాలి, మనం ఎళ్ళాలి అన్నది ఒక్కోసారి నాకు తెలియకుండానే ఎల్లి డోర్‌ని గుద్దిన రోజుల్లో ఉన్
హ్మ్. హ్మ్. నిద్రల హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. అవును. యాక్చువల్‌గా అంత ఆలోచించం మనం మార్నింగ్ మార్నింగే లేచి అవన్నీ ఓపెనే ఉంటాయి అనుకుంటూ వెళ్ళిపోతుంటాం.
అవునండి. అవును. ఆ! లేసినప్పుడు, ఒకోసారి నిద్ర లేసినేంటనే ఆహ్, మ ఉన్న పల్లెటూర్లో ఉన్న ఆ వాతావరణం చాలా ఆనందాననిపిస్తుందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఎలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ ఊర్లల్లో ఉన్నప్పుడు?
పొద్దున్నే అందరూ ఎవరి ఆళ్ళు పెన్ బయట పనులు చేసుకుంటారో, అందరూ ఒక చోటకొచ్చి, ఇప్పుడు శీతాకాలం అయితేనే, అందరూ ఒక చోటకొచ్చి, మంటేసుకుని, అవొ చలి‌మంటేసుకుని, అందరూ కూర్చొని, మాట్లాడుకుంటారు ఆ మంచు ఆహ్, అక్కడ మాట్లాడుకునే విధానం గాని, చాలా ఆనందం అనిపిస్తదండి. <smacks lips> అంటే ఇలాంటియిప్పుడు ఉ ప్రస్తుత కాలంలో ఇలాంటియి లేవండి.
హ్మ్. హ్మ్. మంట చలిమంట. హ్మ్. హ్మ్. మం అవును. హుహు. అవును. హ్మ్. మనకి నిద్ర సరిగ్గా ఉపక్రమించడానికి గూడా, మనకి ఇది ఆహ్, పడుకునే ముందు కొంచెం మనము హాట్ వాటర్ తోటి అలాగే షవర్ జేస్తే, కొంచెం మనకి రిలా బాడీ రిలాక్సయి మంచిగా నిద్ర పడుతూంటుందంటారు గదా! మీరెప్పుడైనా పాటించారా ఇలాంటి చిన్న, చిన్న చిట్కాలు, నిద్ర మంచిగా పట్టడానికి?
అలాంటి అవునండి. హాట్ వాటర్ తాగితే చాలా మంచిదని నేను నాకు పని జేసినప్పుడు మా మేనేజర్ గారు చెప్పారండి.
హ్మ్. హ్మ్.
"పొద్దు పడుకునే ముందు హాట్ వాటర్ తాగమని. లెగిసినేంటనే, కాలి కడుపుతో కూడా ఒ హాట్ వాటర్ తాగమని" మా మేనేజర్ గారు చెప్పారండి.
హ్మ్. హ్మ్. హుహు. అవును.
అప్పుడు నేను అప్పుడు జాబ్ చేసినప్పుడు బ్యాచలర్‌గున్నప్పుడు, చ ఆహ్, ఎవరు ఏది చెప్పినా సరే, చిట్కాలు ఫాలో అయ్యేవోడినండి.
హుహు. ఓకే. అలాగా చిట్కాలు, అలాంటి చిట్కాలు ఏమైనా బెడిసికొట్టాయా మీకు ఇప్పటివరకి?
అలాంటిది బెడినికొట్లేదండి. ఎందుకంటే అయన్నీ మంచియేనండి. కానీ మనం ఇప్పుడు పాటిచ్చట్లేదు గానండి. ఒకప్ అయన్నీ మంచియేనండి హాట్ వాటర్ తాగడం అన్నది, హ్మ్, మన శరీరానికి చాలా మంచిదండి.
హ్మ్. ఓకే. హ్మ్. ఆహా! అవును. అవును. హ్మ్. హ్మ్.
హ్మ్. కానీ అప్పుడు నేను తాగినప్పుడు అయిన్నపుడు చాలా బాగుండేవోడినండి. చాలా హెల్థీ‌గా ఉండేవోడిని.
ఓకే. ఆ!
ఆ! ఏంటంటే, హాట్ వాటర్ అన్నదండి, మన శరీరాన్ని క్లీనింగ్ చేస్తదంటండి.
హుహుహు. ఆ టాక్సిక్ అన్ని దీసేసాము.
ఇప్పుడు మనం ఇప్పుడు మనం ప్రతిరోజు స్నానం చేస్తామండి. పైన స సబ్బు బెట్టి మనము బాగా రుద్దుకుంటాము, స్నానం చేస్తే వాటర్ పోసుకుంటాం, క్లీనింగ్‌గా అయిపోతుందండి. కానీ మన శరీరం లోపల క్లీనింగ్ అవ్వాలంటే, హాట్ వాటర్ ఎక్కువ తాగాలంటారండి. హాట్ వాటర్ మన శరీరాన్ని లోపల భాగాలను క్లీన్ జేస్తది. దానివల్ల మనకి నిద్ర, మనకేదైతే ఉన్నాయో రోగాలయన్నీ పోతాయని చెప్తారండి.